అయితే మనకి లైఫ్‌లో ఎన్నో ఫేజెస్‌లో ఎంతోమంది స్నేహితులు కొ కొలీగ్స్ పరిచయంమ అయతూ ఉంటారు. కాకపోతే పాత స్నేహితులతో ఉన్న బంధం మాత్రం ఎప్పుడూ మనం మర్చిపోలేము. అయితే పాత స్నేహితులతోని ఆ సంబంధాన్ని ఎలా నిలుపుకుంటారు? అంటే ఎక్కడెక్కడో ఉన్ ఉంటారు గదా! ఆహ్, దూర ప్రాంతాల్లో లాంగ్ డిస్టెన్స్‌లో‌స్ అయినా కూడా ఆ సంబంధాన్ని ఎలా నిలుపుకుంటారు మీరు చెప్తారా?
అవును. అవునండి. అయితే ఇప్పుడు నన్నడిగితే పాత స్నేహితులు అనేకంటే కూడా అండి ఎప్పుడు మనకి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటిక మనకి మంచోళ్ళే మనకి మంచి స్నేహితులే. ఏంటి మనకి దూరం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు పరిచయము మళ్ళీ కలుసుకోలేదు. అలాంటోళ్ళకి ఇప్పుడు దిగులు లేదండి వీడియో కాల్స్ ఒచ్చేసాయి. ఈ వీడియో ఫోను ఒచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం ఎంత దూరంలో ఉన్న దెగ్గరగానే అనిపిస్తుంది. కాబట్టి కొంచెం తరచుగా వాళ్ళతో గనుక మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి. మన విషయాలన్నీ షేర్ జేసుకుంటూ, ఎప్పుడన్నా పండక్కో పబ్బానుకో కనీసం కలిసామనుకో. ఇంక మనకి వాళ్ళకి మధ్య ఏంటంటే మంచి సంబంధం ఉండిద్ది కదా! కొంతమంది ఏంటంటే ఆహ్, స్కూలప్పుడు స్కూలు ఫ్రెండ్స్ కదా! వదిలేద్దాం ఇంకా అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు.
అవునండి. ఓకే. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. నిజమే. యాక్చువలీ. యాహ్! కొంతమంది ఏంటంటే స్కూలు ఫ్రెండ్స్‌కి ఎప్పుడుూ మి మిసవ్వరు. కొంతమంది ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఆహ్, బాధ్యతలతో బిజీ అయిపోతారు. ఒకసారి పిల్లలు పుట్టాక ఇంకా అసలు మ ప్రపంచాన్నే భర్తడే మర్చిపోతారు. యాక్ యాక్చువల్‌గా అయితే అంత దాంట్లో మనకి పాత ఫ్రెండ్స్ అసలు గుర్తుండే హ్మ్. గుర్తుండేంత గుర్తుండరు. అయితే ఆహ్, మరి అప్ అంటే అప్పుడు మామ్స్ అయినక గూడా ఎలా నిలుపుకోవాలనుకుంటారు అంటే ఇప్పుడు కం హ్మ్. చెప్పండి.
ఒకల ఒకవైపేమో ఇష్టం. హ్మ్. అవును. హా! నిజంగా అండి. ఫ్రెండ్స్ ఒచ్చారంటే నాకైతే ఆ! నాకు ఒక అమ్మాయుందండి. స్కూలు ఫ్రెండ్. నాకు ఫోర్త్ క్లాస్ నుంచి ఆ అమ్మాయి ఫ్రెండనమాట. ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు ఒకటే స్కూలు, ఒకటే కాలేజి. సో, నాకా అమ్మాయంటే చా హ్మ్. కలిసి ఫోర్త్ క్లాస్‌లో అనుకోకుండా కలిసాము. ఇకది అప్పడి నుంచి 10థ్ క్లాస్ వరకు ఆహ్, కంటిన్యూ అయింది. 10థ్ క్లాస్ వరకు కూడా మేమిు ఇద్దర మంచి ఫ్రెండ్సనమాట. ప్రతీదీ షేర్ జేసుకునేవాళ్ళం. తినేది కానీ అన్ని రకాలుగా బావుండేవాళ్ళం. ఇంకా మాకు ఇద్దరికి అంత మంచిగా ఉంది కాబట్టి, తనెక్కడ చదివితే నేను గూడా అక్కడే చదువుతాను అని జెప్పి ఇంటర్మీడియేట్ ఏంటంటే ఇద్దరం కలిసి జాయినయ్యామనమాట. ఇంకా ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ అండి. ఇద్దరం ఎంపీసీ తీసుకున్నాం. కాకపోతే లాస్ట్‌కి ఏమైందంటే ఎంసెట్‌లో నాకు తనకి మంచి ర్యాంకొచ్చింది. నాకు రాలేదు. ఆ అమ్మాయికి వేరే కాలేజిలో సీటొచ్చిందనమాట. నాకక్కడ రావాలి అంటే చాలా డబ్బులు ఖర్చుపెట్టాలి. ఇంక మళ్ళీ అంత డబ్బులు ఖర్చుపెట్టి తనతో చదవడానికి నాకు ఆస్కారం రాలేదనమాట. ఇంక అప్పుడు నేను వేరేది నా ఇష్టానికి తగ్గట్టు నేను ఇంక వేరే ఇంజనీరింగు కాలేజికెళ్ళిపోయా. ఇక మా ఇద్దరి మధ్య ఏంటంటే గ్యాప్ అంటే ఇప్పుడు ఒకటే కాలేజనుకోండి రోజు ఏం చేస్తున్నాం? ఏంటనేది పక్క పక్కనే ఉంటాం కాబట్టి, బాగుంటుంది. ఇలా డిఫరెంట్‌గా అయిపోయేటప్పటికేంటంటే ఇంక ఇక్కడ నా కొత్త ఫ్రెండ్సయిపోతారుగా. ఈళ్ళు ఆటోమేటిక్‌గా పాతయిపోతారు. ఎలా అంటే నేను మాట్లాడకపోయిన ఈ అమ్మాయి అలిగేది. ప్రతిరోజు <giggles> అంటే నువ్వు ఏది
ఓకే. ఓకే. ఇంటర్ కలిసి జాయిన్ అయ్యారా? ఓకే. ఓకే. ఓకే. హుహు. ఏ గ్రూప్ తీసుకున్నారు? <chuckles> అయ్యో! ఓకే. ఓకే. ఓకే. అయ్యో! ఓకే. ఓకే. అవును. <chuckles> మీరలిగేవాళ్ళా? తను మాట్లాడకపోతే మీకు కోపమొచ్చేదా?
నేను నా నాకు కూడా అండి. ఎవరైనా ఫ్రెండ్స్‌తో కొత్త ఫ్రెండ్స్‌తో స్టేటస్ పెట్టిందనుకోండి, వెంటనే కోపమొచ్చేసేది. ఏంటి? అయిపోయారా? ఇంకా స్ కొ నన్ను మర్చిపోయావా? ఇంక ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉండేదాన్ననమాట.
<chuckles> యాక్చువల్లీ ఫ్రెండ్‌షిప్‌లో గూడా పొజిటివ్‌నెస్ అనేది చాలా ఉంటది గదా! అందరు రిలేషన్‌షిలోనే ఉంటదనుకుంటారు. బట్ అంతకన్నా ఎక్కువే ఉంటది బెస్ట్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో ఉంటే చీటింగ్ చేశినట్టే ఫీలింగుంటది. యాహ్! యాహ్!
చాలా అండి. కాదు. కాం ఇంకా ఇంకా ఎక్కువగా ఉండిద్దండి. <chuckles> నిజంగా అసలా. ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడితే మధ్యలో ఎలా అయిపోతామంటే ఇట్ ఇద్దరు 2 వైపులా కూడా ఆ బాండనేది ఎలా అయిపోయిద్దంటే అండి, ఆ! సరే ఇంక మాట్లాడుకో నీ కొత్త ఫ్రెండొచ్చిందిగా <chuckles> మీ బెస్ట్ ఫ్రెండ్ గదా! మాట్లాడుకో. ఇంకిలా ఉంటయనమాట కాన్వర్జేషన్సన్నీ. నాకు బీటెక్‌కొచ్చిన తర్వాత ఇద్దరు బాగా పరిచయమయ్యారు. వాళ్ళిద్దరితో అంతా చాలా బావుండేదాన్ననమాట. ఇంక ఈ అమ్మాయేంటి అంటే
<chuckles> అవునవును. <giggles> ఓకే. అవును. అది గూడా లాంగ్ జర్నీయే గదా! ఇప్పుడు బీటెక్ అంటే 4 ఇయర్స్ అది చిన్నదేం గాదు. చాలా బాండింగ్ అయిపోతది.
పోయస్ ఆ! అదే కదా! నిజమేనండి. ఇంకా ఏంటంటే చెప్పాలంటే ఈ బీటెక్ దగ్గర నుంచి మనకి ఫుల్ మెచ్యూరిటీ ఒచ్చేస్తది. మనం ఎవరితో మాట్లాడాలి? ఏంటనేది ఇంకా బాగా తెలుస్తుంది. మన మనసుకి ఒకళ్ళు దగ్గరయ్యారంటే మనం చాలా ఆలోస్ ఆలోచిస్తాం. స్కూలప్పుడు చిన్న చిన్న పిల్లలం గాబట్టి, ఊరికే వెంటనే ఫ్రెండ్సయిపోతారు. అది క్ అలా కంటిన్యూ అయిపోతుంది. కానీ ఇక్కడ అయ్యే ఫ్రెండ్స్ లైఫ్‌లాంగ్ ఉంటారండి. నన్నడిగితే బీటెక్ ఇంజనీరింగులో అయ్యే ఫ్రెండ్స్ వాళ్ళు మనకి ఎంత లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు.
అవును. అవునండి. అవునండి. అవునండి. అవును. ఇంకోటేంటంటే బీటెక్‌లో చాలా ఆహ్, మనం గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాం ప్రతి స్టే ఆహ్, డిప్రెషన్ గానీయండి ఆహ్, ఏడవడం, బాధపడ్డం, కోపం అన్నీ వాళ్ళే జూస్తారు. పేరెంట్స్ దగ్గర చూపించరు. ఫ్రెండ్ ఆహ్, ఆ ఏజ్ వాళ్ళు. సో యాహ్! వాళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలియదనే జెప్పాలి. బీటెక్ ఫ్రెండ్స్ ఈ స్టేజ్‌లో ఉన్న
గోల్డెన్ అండి అసలు నిజ్జంగా. నిజ్జంగా అండి. అస <chuckles> నిజం. నిజం. అవునండి. ఒక ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తికి అంటే ఇప్పుడు పర్సనల్స్ అన్నీ కూడాను ఫ్రెండ్స్‌కి బాగా తెలుస్తాయి. ఎందుకేడుస్తున్నాం? ఎందుకు అన్నం తినట్లేదు? ఎందుకు ఎగ్జామ్‌లో మార్క్స్ తగ్గాయి? ఇలా ప్రతీదీ కూడా వాళ్ళకే ఎక్కువ వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇంజినీరింగులో. వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్‌వాల్వ్ అవుతారు. ఇప్పుడు న నాకు ఈ 10థ్ క్లాస్ అమ్మయి వ
యాహ్! అవునండి. అయితే, ముగ్గుర్లో ఎవరు మంచిగా చదివేవాళ్ళు?
మా ముగ్గురు ముగ్గురం ఒక్కలాగే ఉండేవాళ్ళమండి. ఒక అమ్మాయి ఉండేది, మా ముగ్గుర్లో హేమా అని.
<giggles> అంటే ముగ్గురు మంచిగానా? ముగ్గురు చెడ్డగా? <laughs>
మళ్ళీ మంచిగా చదివేవాళ్ళం. బాగా చదివేవాళ్ళం. ఖ ఖచ్చితంగా 85% అయితే వచ్చింది బీటెక్‌లో. లాస్ట్‌కి మాకు ఓవరాల్‌గా 87. అయితే, న అందులో మా ముగ్గురిలో ఒకమ్మాయి ఫుల్లుగా చదివిద్దనమాట. అంటే ఇంక చెప్పాలంటే, క్ క్లాస్ టాపర్ అన్నట్టు. మేము కింద ఉంటే ఆ అమ్మాయి ఇంక టాప్. ఇంకా ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ ఉంటాం. మాట్లాడినంత సేపు బానే మాట్లాడిద్ది, అన్ని అల్లరి వేషాలు మాతో వేస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయికి మాార్క్స్ ఎలా వస్తాయో మాకర్థమయ్యేది గాదు. అసలెప్పుడు చదివిందో కూడా తెలీదండి బాబు!
ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. ఓకే. ఓకే. <chuckles> అవునవును. <giggles> అంటే, లాస్ట్ మూమెంట్ బ్యాటింగ్ జేస్తారేమో లాస్ట్ డే కూర్చొని ఫుల్లుగా చదివేసుకొని, పాసయిపోతారు.
అందరూ నైట్ ఔటేనండి. అందరూ 1 డే బ్యాటింగ్‌లే అసలు బీటెక్‌లో హ్మ్ హ్మ్ అసలు క్లాసెసే వినేవాళ్ళం కాదు.
లెసన్స్ ఇని రాసిందెవ్వరు? అవునవును కరెక్టే.
నిజ్జమండి బాబు! ఏదో ఆ టయానికి అలాగా 4 లెసన్లు అట్లా అట్లా గబ బగ గబా చదివేసేసి, వెళ్ళి అదే అక్కడ తుమ్మి ముక్కేసేవాళ్ళమనమాట. <chuckles> అలా ఉండేది చదువులంతా, ఇంజినీరింగ్‌లో బావుండేది. ఈ అమ్మాయేంటి నాకు 10 క్లాస్ అమ్మాయి కొంచెం, గ్యాపొచ్చేసింది కదా! తనకి వేరే ఫ్రెండ్స్ అయిపోయి, ఇంక తన ప్రపంచం తనదన్నట్టు అయిపోయేది. కానీ, ఇద్దరం అండి, ఎప్పుడసలు మాట్లాడుకునేదే ఉండదు. ప్రత్ నాకు తెలిసి ఇప్పటికి నేను మాట్లాడి ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడికి నేను మాట్లాడి ఒక మెసేజ్ కూడా లేదు, 3 ఇయర్స్ అవుతుంది. రీసెంట్‌గానే ఒచ్చిందనమాట ఇంటికి. ఎలా అంటే, ఇక వచ్చినప్పుడు ఒకేసారిక 3 సంవత్సరాల గ్యాప్ అంతా, మా ప్రేమంతా ఒలకపోసేసిద్దనమాట. ఒకటే ఎత్తున అన్ని నాకు కావాల్సియన్ని తెచ్చిచ్చేసిద్ది. ఐస్‌క్రీములు, చాక్లెట్లు, ఆ మా పిల్లలకి బొమ్మలు, బట్టలు ఇకన్నీ ఒకేసారి చూపిచ్చిద్దనమాట. లేదు అంటే, ఇక కనుమరగైపోయిద్ది. అసలు ఏమైపోయిందా? ఎక్కడుందా? ఏంటా కూడా తెలీదు, పెట్టదు. ఒక మెసేజ్ చేయదు.
యాహ్! ఓకే. ఓకే. అవునవును. అయ్యో! ఓకే. <giggles> ఓకే. ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్‌లో ఉందా, నంబర్స్ తీసుకొని మాట్లాడుకుంటున్నారా?
అసలు కాంటాక్ట్‌లో ఉన్నామండి. ప్రతిరోజు స్టేటస్లు పెడితే అంటే, ఈవెన్‌గా పెట్టుకుంటాం కదా స్టేటస్లు. అవి చూసుకుంటూ ఉంటాం గానీ, రిప్లై ఇచ్చే తీరిక గూడా ఉండదు. నాకైతే అసలుకే ఉండదు ఇద్దరు పిల్లలతో. అది కూడా అంతే పెళ్లి అవ్వలేదు, ఏమీ <chuckles> లేదు. ఉద్యోగం జేస్తుంది లేదండి బాబు. నేనదే అంటూ ఉంటా, గొడవపడతాను. నాకంటే పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్నారు. నాకు బోలేడన్ని బాధ్యతలున్నాయి. "నీకేమున్నాయని ఒక మెసేజ్ కూడా పెట్టవు" అంటే, "కుదరట్లేదు" అది ఇదని ఏదో ఒకటి చెప్పిద్ది. ఈ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ కూడా అంతేనండి, వాళ్ళిద్దరేంటంటే, నా సంగతి తెలుసు, అండ్ ఇంకా ఎక్కువగా చూసారు గదా దగ్గరుండి. ఇలాగ పెళ్ళి, ఇవన్నీ వాళ్ళు బాగా దగ్గరుండి చూసారు. ఇంకేంటంటే, నాకు కుదరదు అన్నప్పుడు వెంటనే నేనేరోజైతే మనసులో అనుకుంటానో ఇలాగా ఇవాళ వీళ్ళిద్దరితో మాట్లాడాలి, ఒక్కసారి గ్రూప్ ఫోన్ చేద్దాము... ...ఇంక వెంటనే వాళ్ళు మ నాకు వెంటనే ఫోను జేసేస్తారండి. అదేంటో నాకు మాటలు వినిపించాయ అన్నట్టుగా నాకంత దెగ్గరయిపోయారనమాట వాళ్ళిద్దరూ మాత్రం. భల్లేెగా స
అవును. అవును. అవును. ఆహ్, ఓహ్! అవ్వలేదా పెళ్లింకా? ఓకే. ఓకే. హ్మ్. అవును. అంతే. ఓకే. అవునవును. మ్యానిఫెస్ట్ అయిపోతది. <chuckles> యాహ్! ఓకే. వాళ్ళెక్కడున్నారు? వాళ్ళ మ్యారేజెస్ అయ్యాయా?
లేదండి. వాళ్ళకి ఎవరికీ పెళ్లిలవ్వలేదు. మా బ్యాచ్‌లో నేనే ఫస్ట్ కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని. <chuckles> ఎందుకోనండి, అలా అయిపోయింది. ఈళ్ళు వచ్చారు అన్నీ చూస్తూనే ఉంటారు. మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కి వస్తారు మా ఫ్రెండ్స్. ఈ స్కూలు అమ్మాయి రాదు గానీ, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తూ ఉంటారు. మంచి కాంటాక్ట్‌లో ఉన్నారనమాట. ఎప్పుడూ
మీరే యంగెస్ట్ మ్యారీడా? <chuckles> ఓకే. ఓకే. ఓకే. ఆ! వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారా, ఫోన్లు జేసి?
ఆ! వస్తారండి. వాళ్ళకింకా పెళ్లి కాలేదు కదా, ఉద్యోగమే కదా! ఇంక వాళ్ళు హైదరాబాద్‌లో జాబ్ చేస్తారు. వాళ్ళు లోకల్‌కి వచ్చిన ప్రతిసారి మా ఇంటికొస్తారు. మా హస్బెండ్‌తో మాట్లాడుతూ ఉంటారు. అంత బాగ చేస్తారనమాట.
అవును. ఓకే. ఓకే. ఓకే. ఇంకా, ఇంకెవరైనా మిసైయితున్నారా? చిన్నప్పటి అంటే కొంత, కొంతమందెంటంటే ఇంటర్‌లో ఇప్పుడు ఇంటర్‌లో మీ ఆ!
అవునండి. ఇంకా చిన్నప్పు ఆ! చిన్నప్పుడండి.
ఇంటర్‌లో ఓకే.
<chuckles> మనిద్దరుం ఓకేసారి. అయితే, చిన్నప్పుడు ఇంటి దెగ్గరుంటారు చూడండి. స్కూల్ ఫ్రెండ్స్ గాదు, కాలేజ్ ఫ్రెండ్స్ గాదు. ఇంటి దెగ్గర పక్కింటి వాళ్ళు, అళ్ళ ఫ్రెండ్సవుతారే. అళ్ళలో ఒక అమ్మాయి ఉండిదండి. ఆ అమ్మాయి అసలు నాకు ఎంత అంటే, ప్రతిరోజు ఆడుకునేవాళ్ళం. ఇక సెలవు వచ్చిందన్న సాయంత్రం స్కూలు నుంచి రాగానే, ఇద్దరం ఆ గిలక్కాలన్ని ఎదురేసుకొని, రకరకాల ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళవనమాట. హ్మ్. మీకు తెలీదండి. అదే చిన్న, చిన్న కిచెన్ సామాన్లుంటాయి కదా! గురుగులు అంటారు.
మీరు చెప్పండి. <chuckles> అవునవును. <chuckles> అవునవును. ఓకే. గిలక్కాయలా అంటే? <chuckles> ఆా! పావులంటారు. మేము పావులు, కిచెన్ పావులు అంటాము. <chuckles> అవును. ఓకే. ఓకే.
ఓహ్! <chuckles> అవునా! మేవు గిలక్కాయలు, గురుగులు అంటవనమాట. ఏంటంటే అవి ముందేసుకొని, వంట చేస్తున్నట్టు, భలేవాడుకునేవాళ్ళవండి. తిరనాల జరిగేది, మా ఊరి జాతర. అందులో కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఇగ్ ఇవన్నీ కావాల్సిన సామాన్లు, చిన్న పొయ్యి, చిన్న కుక్కరు, రకరకాలుండేవండి. భలే ఉండేయసల. అవన్నీ ఆడుకునేవాళ్ళం.
ఓకే. ఓకే. అయితే మీ బీటెక్ ఫ్రెండ్స్‌ని అండ్ ఆ అమ్మాయి 10థ్ అమ్మాయిని కలిపారా ఎప్పుడన్నా ఒక దెగ్గర? అంటే, పరిచయం జేశారా? పెళ్లికా!
మా పెళ్ళికి. మా పెళ్ళినమాట. నా పెళ్లిగాను పెళ్ళికి ముందు బ్రైట్ టూ బీ చేస్తే ఇప్పుడందరూ బ్రైట్ టూ బీ అలా జేసుకుంటున్నారు గదా! మా ఫ్రెండ్స్ జేసారనమాట. అలా నా నాకు తెలియకుండా, నా ఫోనూలోనే ఆ అమ్మాయి కాంటాక్ట్ తీసుకొని ఆహ్, తనది వాళ్ళతో మాట్లాడింకా, అందరూ కలిసి నాకు బ్రైట్ టు బీ చేశారు. ఇక వెంటనే పెళ్ళిక్కుడా అందరూ కలిసే వచ్చారనమాట. ఆ పెళ్ళికి సంబంధించిన అన్ని ఈవెంట్స్ వాళ్ళ దెగ్గరుండి, యాక్షన్ ఐ మీన్ ఏవంతారు దగ్గరుండి చూసుకున్నారంటారు చూసారా, అట్లా అన్నీ చేశారు, మా ఫ్రెండ్స్ మాత్రం. ఇద్దరు ఇద్దర
అవును. ఓకే. <chuckles> అవును. ఓకే. అంటే ఈ అమ్మాయి ఆహ్, వాళ్ళు బీటెక్ వాళ్ళు బానే ఆహ్, వైబయ్యారా? లేకపోతే ఏదో ఆ! అది మంచి విషయమే.
ఆ! చక్కగాండి. వాళ్ళసల మంచి కలిసిపోయారు. లేదు, లేదు. ఆహ్, నేననుకుంటూ ఉండేదాన్ని. ఎలా అంటే మనసులో, ఇప్పుడు పెళ్ళప్పుడు, దీంతో ఉంటే వాళ్ళు ఫీలవుతారు, వాళ్ళతో ఉంటే ఇది ఫీలైద్ది, అసలప్పుడు నేను ఎలా చేయలి హ్మ్. ఖచ్చితంగండి. ఈ అమ్మాయి అసలకి ఫుల్లు పొససివనమాట. నా 10థ్ క్లాసమ్మాయి. నేనింక ఎవరితోన్నా మాట్లాడి స్టేటస్ పెట్టినా కానీ, ఎలా అయిపోతుందంటే, వంద మెసేజులు. వెంట, వెంటనే టక, టక, టక, టక నోటిఫికేషన్సోచ్చేసేయి. ఆ! ఓకే ఎంజాయ్ జేస్తున్నావు బాగా, నన్ను మర్చిపోయావుగా, ఇంక నేను అవసరం లేదుగా, ఇలా ఎన్ని, రకాలోనండి. అమ్మో! అనుకుంటూ ఉండేదాన్ని. అయిపోయానే ఇంకా ఎలాగా అని చెప్పి అనుకుంటే, సర్లే అప్పుడు సంగతప్పుడు చూద్దాంలే అనుకునేదాన్ని. కానీ, వాళ్ళు భలే కలిసిపోయారండి. అందరూ అనుకుని ఓకేలాంటి అవుట్‌ఫిట్సేసుకోవడం. అందరూ శారీ వేసుకున్నారు. మ్యాచింగని గాదు గానీ, శారీ, శారీ అనుకున్నారు. అంటే నీట్‌గాశారీ వేసుకొని ఈ ఎవరైతే ఉందో, ఈ అమ్మాయి 10థ్ క్లాసమ్బాయి వాళ్ళు, మా ఇల్లు దెగ్గర, దెగ్గరే. సో, ఈ వీళ్ళు ఇంజినీరింగ్ కాలేజు వాళ్ళందరూ కూడా, విజయవాడ నుంచి రావాలి. సో, అక్కడ నుంచి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే రెడీ అయ్యారు.
ఎ అవును. కాంపిటీషిన్. యాహ్! అవునవును. హ్మ్. ఓకే. ఓకే. <giggles> ఆ! అదే శారీ ఒక ఆ యాహ్! ఓకే. ఓహ్! చాలా మంచి విషయం. అంత వైబయ్యారు. బావున్నారంటే.
ఈ అమ్మాయి ఆ! ఈ అమ్మాయి తీసుకెళ్ళి నిజ్జమండి. ఈ అమ్మాయి తీసుకెళ్ళి, వాళ్ళకంతా రెడీ చేసి దెగ్గరుండి వాళ్ళందరూ ఒక దెగ్గర నుంచి అప్పుడు మండపానికొచ్చారనమాట. నేను కూడా భలే హ్యాపీగా అనిపిచ్చింది నాకు కూడా. ఇంతమంది ఒకేసారి వాళ్ళ ఇంటికెళ్ళ రెడీ అయ్యి ఒచ్చారు అని హ్యాపీ అనమాట.
<giggles> ఇంక నెక్స్ట్ మీరు రెడీ ఉండండి. వాళ్ళ పెళ్ళిళ్ళకి మీరు సర్‌ప్రైజులు ఇవ్వాలి గదా! <chuckles> అవును.
నిజమండి. నేను అదే అనుకుంటూ ఉంటాను. <chuckles> ఈ అమ్మాయి అనిద్ది మా స్కూలు అమ్మాయి. అంటే ఇప్పటికి మ్యాచెస్ చూస్తున్నారు. సో, చెప్తూ ఉండిద్దనమాట. "వాళ్ళిద్దరిని కూడా తీసుకురా! నువ్వు చరిత వాళ్ళని, హేమ వాళ్ళని ముగ్గురు కలిసి రావాలి. రాకపోతే ఊరుకొను" అలా చెప్తూ ఉండిద్ది. అమ్మొ
ఓకే. కాకపోతే మీకు ఆల్రెడీ అప్పటికి పిల్లలు పెద్దగా అయిపోతుంటారు గాబట్టి, ఇంకా వాళ్ళని పట్టుకోవడమే సరిపోతుంది మీకు. అక్కడ పోయి అంతేనా? <giggles>
నేనసలు ఒదిలేసెళ్ళిపోతానండి. నాకసలు ఏమంటారు, ఎక్కడికెళ్ళినా కానీ, అసలు తీసుకెళ్ళదండి. ముందుగా అందరూ చెప్తూ ఉంటారు. "తీసుకెళ్ళు కొంచెం పెద్దోడుయ్యాడు గదా! పెద్ద పిల్లోడు తీసుకెళ్ళొచ్చు కదా!" అని, లేదు లేదు తీసుకెళ్ళాననుకోండి అది కావాలంటారు, ఇది కావాలంటారు. అయ్య బాబోయ్! మామూలుగా ఉండదండి బాబు! నేనెక్కడికెళ్ళా మా అమ్మ దగ్గర వదిలేసి ఎళ్తా. మా అత్తయ్య దగ్గర అయితే
అవును. హ్మ్. <giggles> అవును. ఆ! అది మంచి పనండి. మీరు గూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా.
ఆ! ఇద్దరి పిల్లల్ని ఒదిలేసెళ్ళిపోతా. మా అమ్మ అసలు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పదు. "ఓకే ఎళ్ళు ఎంజాయ్ చేయి" అన్నట్టు ఒదిలేసిద్ది.
మీకా సపోర్ట్ ఉండడం గ్రేట్ మీ అమ్మగారి నుంచి గూడా యాహ్! యాహ్!
నిజమండి. మా అత్తయ్య అనుకోండి "తీసుకెళ్ళు రెడీ చేస్తా" కావాలని "తీసుకెళ్ళు తీసుకెళ్ళు" అంటూ ఉంటారు. అసలు సమస్య లేదు. <giggles> "ఎందుకంటే వాళ్ళకి అలవాటవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరిని చూస్తాడు." అది ఇది అంటారు గానీ, నేనసలు తీసుకులేదంటాను.
ఆ! <chuckles> అవును. అత్తలు అలానే ఉంటారు. అది యూనివర్సల్ ప్రాబ్లమ్. <chuckles> యాహ్! యాహ్! వాళ్ళ చూసినా గుర్తుంటదా అండి? చెప్పండి? అంత చిన్న ఏజ్‌లో ఏమి గుర్తుంటది. <chuckles> యాహ్! యాహ్!
ఆ! చెప్పండి. అద <chuckles> అసలు వాళ్ళని గుర్తించుకొని ఇడేం జేస్తాడయినా గాని, నాకంటే ఫ్రెండ్సు, వీడింటిికొచ్చినప్పుడు వీడిని పలకరిస్తారు. వీడికి కావాల్సిన తెస్తారు. అంతవరకే చాలు. నేమేదో సరదాగా తినటానికెళ్ళినప్పుడు, ఆహ్, గర్ల్స్ బయటికెళ్ళినప్పుడు, ఈయనెందుకులే అన్నట్టు నేనైతే వదిలేసపో <giggles>
అదే కదా! <chuckles> చాలు. అవునవును. <giggles> యాహ్! యాహ్! చాలా బా చెప్పారండి. మీ స్నేహ పాత స్నేహితుల గురించి వాళ్ళతో ఎలా బంధాన్ని నిలుపుకుంటారు? ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎలా గొడవలు పడ్డారు? అన్నీ బాగా షేర్ జేశారండి. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.